హ్మ్, అవి ఇన్స్‌టెన్ట్‌గా <smacks lips> ఆహ్, తయారవుతున్నాయి అంటే, ఇన్స్‌టెన్ట్‌గా హెల్త్ పాడైపోతది అన్నట్టు. హ్మ్. తప్పకుండా, ఎందుకంటే అదేదో నిల్వ ఉండే పదార్థం ఉండడం ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్‌లో కూరగాయలు ఆహ్, వారం రోజుల వరకు ఉంచితేనే, అవి మంచిగా ఉంటాయో, ఉండవో తెలిదు.
హ్మ్. అవ్వ ఆహ్, పాడైపోతాయి ఖచ్చితంగాను, అవును. హ్మ్. హ్మ్. ఉంటయ్యి. ఓహ్, ప కొంచెం ప కొంచెం తేడా ఉంటది. అవును. హ్మ్, హ్మ్.
అదేగద. అట్లాంటిది 3 నెలల వరకు వెజిటబుల్ ఆహ్, యాడ్ చేసున్న నూడిల్స్, వెజిటబుల్స్ యాడ్ చేసున్న సూప్ పౌడర్స్ ఉంటున్నాయి అంటే అందులో తప్పకుండా, ఆహ్, నిల్వ ఉండే పదార్థాలు ఉన్నయి. అవి మనకు కడుపుకి మంచిది కాదు.
హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. ఇక్కడ, ఇక్కడ చూస్తే గనుకండీ, చాలా వరకు స్ట్రీట్ ఫుడ్స్ అన్ని కూడాను, మొత్తం అంతా బా మీరు చెప్పినట్టుగానే, ఇందాక కాలువల పక్కన, అట్లాగా అట్లాంటియన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే, <clicks tongue> ఈ గవర్నమెంట్ గాని ఇట్లాంటియన్ని కూడా చర్యలేమన్నా తీసుకోవచ్చా వాటికి? నియంత్రించడానికి.
హ్మ్. హ్మ్. <clears throat> హ్మ్. అవునండి. అంటే, తీసుకోవచ్చండి. కానీ ఆహ్, జనాలు కంప్లెయింట్స్ చేయాలి కదా! జనాలు కంప్లెయింట్ చేస్తే కదా, చర్యలు తీసుకోవడం, వీళ్ళు జనాలు కంప్లెయింట్ చెయ్యరు. అంత చిన్న బడ్డి కొట్టు మీద ఎందుకు కంప్లెయింటన్న ఆలోచన కూడా ఉంటది. పాపం వాళ్ళ కడుపు గొట్టడమే గదా!
ఏసుకుంటే గనక మీరెలాంటి సలహాలిస్తారు? హ్మ్. హ్మ్. అవును, అవును, అవును. హ్మ్. అవునండి, వాస్తవం ఇది. హ్మ్.
హ్మ్, ఇప్పుడీ స్ట్రీట్ ఫుడ్ కూడా చూసుకుంటే, ఒక ప్లేస్‌లో ఉన్నంత టేస్టీగా ఇంకొక ప్లేస్‌లో ఉండనే ఉండదు. ఇప్పుడూ ఆహ్, కలకత్తాలో ఉన్న స్ట్రీట్ ఫుడ్డు, ఆ స్ట్రీట్ ఫుడ్ తీసుకొచ్చి మ ఆహ్, మనకి ఆంధ్రాలో పెడితే, అంత టేస్టీగా రాదు.
హ్మ్. ఉండదు, ఉండదు. హ్మ్, హ్మ్. ఆంధ్రలో. హ్మ్. హ్మ్ కరాదు. అవును, వాస్తవం అది.
రాదు. ఆ ప్లేస్‌లో ఆ ప్లేస్‌లో దొరికే ఆహ్, వస్తువులు ఆ ప్లేస్‌లోనే హ్మ్.
ఆహా! హ్మ్. ఇలాగ చూసుకుంటే గనక స్ట్రీట్ ఫుడ్స్‌లో మీరు ఎక్కువగా తిన్న స్ట్రీట్ ఫుడ్ ఏది? బయట రాష్ట్రాల్లో కానియండి, ఏదైనా కానియండి.
పానిపూరి. ఆ! పానిపూరి, మంచూరియా, ఆహ్, హ్మ్, ఇంకొకటి పావ్ భాజీ, పావ్ భాజీ తిన్నా. కానీ పానీపూరి ఆహ్, ఆహ్, హ్మ్. ఆహ్, పావ్ భాజీ నేనూ ఆహ్, తమిళనాడులో తిన్నా.
హ్మ్. హ్మ్. పావ్ భాజీ ఎక్కడ తిన్నారు? హ్మ్. పావ్ భాజీ ఎక్కడ తిన్నారు? అయ్యయ్యో! పావ్ భాజీ ఎవరైనా గాని ముంబై అనంటారు కదా, మొత్తం అంతా గాని చూస్తే, మీరు తమిళనాడులో తిన్నారు.
<chuckles> <chuckles> నేనా ప్లేసెళ్ళే అవకాశం దొరకలేదు. బట్ తమిళనాడులో తిన్నా, మా హస్బెండ్ తినిపించారు. బాగుంది. కాకపోతే, ఈ పానీపూరి అనేది, తెలంగాణ ఆంధ్రాలో దొరికినట్టుగా, హైదరాబాద్‌లో దొరికినట్టుగా ఇక్కడ దొరకనే దొరకదు. అది తిన్నా కూడా దాని మీద విరక్తొచ్చేస్తది. ఇంకోసారి తినకూడదు అన్నట్టుగా అనిపిస్తది.
అయ్యో! ఆ! హ్మ్. బావుంది. హ్మ్. హ్మ్, దొరకదు. హ్మ్, దొరకదు. ఖచ్చితంగా. అవును. ఎందుకని ఆ తేడా ఎక్కడ గమనించారు? దేంట్లో గమనించారు?
అంటే, అంటే, ఇప్ అక్కడ జనాలు ఎక్కువగా స్పైసీగా తినరు. కారంగా మసాలాలు ఏసుకొని ఎక్కువగా తినరు. చా అంత చాలా మైల్డ్‌గా, సెటిల్డ్‌గా అట్లా తింటారు కాబట్టి, ఆ స్టైల్‌లోనే చేస్తారు.
హ్మ్. అవును. హ్మ్. ఓకె. ఆ!
ఆహ్, కానీ ఇక్కడ తెలంగాణలో అయితే కొంచెం కారంగా, ఘాటుగా, స్పైసీగా, మసాలాలతో ఉంటేనే, కొంచెం మజా వస్తది, తినాలనిపిస్తది. ఇక్కడ జనాలకి తగ్గట్టు ఇక్కడ జేస్ ఆ!
కంచంగా. ఆ! అవును, అవును. అంటే, ఇక్కడ మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే గనక, పేరొకటే, హ్మ్, కానీ మొత్తం అంతా కూడాను, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మార్చేసుకుంటూ ఉంటారన్నమాట. ఎవరి ప్రాంతీయతకు తగినట్టుగా, వాళ్ళు మార్చేసుకుంటారన్నమాట. హ్మ్. ఆ! అంటే మీకిప్పుడు 3 ప్రదేశాలు చెప్పారు హైదరాబాద్, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ మూడిట్లో మీకు బాగా ఎక్కడ నచ్చింది?
పేరొకటి. ఆ! కరెక్ట్... కరెక్ట్. కరెక్ట్. కరెక్ట్. రా ఆ! ప్రాంతానికి తగ్గట్టు, ఆ జనాలు తినే ఆ! ఆ! ఆ! అర్థం కాలేదండి.